అవును. ద దీంట్లో కూడా ఏంటంటే పోటీతత్వం ఎక్కువైపోయింది ఓహ్! వీ వీళ్ళు ఇంట్లో చెప్పడం కూడా పిల్లలు ఎలా అంటే, వాళ్ళ ఇంట్లో వాడికి సామ్‌సంగ్ ఫోన్ ఉంది లేకపోతే ఐఫోన్ ఉందని చెప్పేసి, ఇలా చెప్పేసి వీళ్ళు కూడా ఇంట్లో గొడవ చేసి మరి, డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా అప్పులు చేసి మరి కొంటారు కొంతమంది. ఈఎమ్ఐలు పెట్టుకొని కొనేసుకుంటా ఉంటారు.
హ్మ్. హ్మ్. అవునవును. అవును. ఇంకోటి ఏంటంటే, నేను గమనించింది ఒకటి ఏంటంటే, <chuckles> మా ఊర్లో ఆ! నార్మల్‌గా ఇప్పుడు అంటే, నేను ఒక వన్ ఇయర్ 1 ఇయర్ బ్యాకు, ఎట్లా అంటే మేము నార్మల్‌గా స్కూల్‌లో అంటే ఒక మాకు చిన్న బడి ఉంటది. అంటే నార్మల్ విలేజ్‌లో ఒక స్కూల్ ఉంటుంది కదా! సో, అక్కడ మాట్లాడుకోవడానికి ఎక్కడికి ఎక్కడికి వెళ్తా ఉంటాం అన్నమాట. సో, చిన్న పిల్లలు కూడా వచ్చి అక్కడ ఆడుకుంటా ఉంటారు. సో, ఒక వాళ్ళ ఒక గ్యాంగ్ వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుందండి. ఆ గ్యాంగ్‌లో ఒక, ఒక పర్సన్ ఉంటాడు అంటే మాకు కాదు చిన్న పిల్లలకి.
ఓకే. అవును. అవును. ఓకే. ఓకే. చిన్నపిల్లల గ్యాం‌గా? ఓకే. చిన్నపిల్లల గ్యాం‌గ్‌లో ఓ‌క్ ఒక వ్యక్తి చిన్నపిల్లోడు. ఓకే.
ఆ! ఒక ఒక పర్సన్ ఉంటాడు ఆయనకేమో ఫోన్ ఉండేది. అంటే దాదాపుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీస్ ప్రే ఇంకొక వేరే వాళ్ళకి కూడా వాళ్ళ డాడీ‌స్‌కి ఫోన్ ఉండేది కానీ, ఈయన కూడా ఒక చిన్న చిన్న పిల్లాడికి కూడా ఆయనకి ఒక ఫోన్ ఉండేది అన్నమాట. సో, ఆయన ఎట్లా అంటే అందరిని మోటివేట్
ఓకే. అవునా! అంటే అతను వయసు ఎంత ఉండొచ్చు, ఆ చిన్న పిల్లోడు వయసు ఎంత ఉండొచ్చు సుమారు?
ఆయన‌కు సుమారు ఒక 8, 9 ఇయర్సే ఉంటుంది.
8, 9 సంవత్సరాలకే ఫో స్మార్ట్ ఫో‌నా ఆయనకి?
ఆ! 8, 9 సంవత్సరాలకే స్మార్ట్ ఫోన్ 1 ఇయర్ బ్యాక్. సో, ఆయన ఎట్లా అంటే అందరిని మోటివేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఎలా అంటే అరే! అంటే నార్మల్‌గా వాళ్ళు ప ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు అంటే స్మార్ట్ ఫోన్ ఏమైనా వీడియో చూడడానికి వాళ్ళు ఎక్కువ ఆహ్, అంటే చూపిస్తూ ఉంటారన్నమాట ఇంట్రెస్ట్. సో, ఆ టైమ్‌లో అందరు ఆయన ఎనకల తిరగడము
ఓకే. ఏం చేసాడు మోటివేషన్. అవును. లేకపోతే గేమ్‌లు ఆడుకోవటం ఈ రెండు ఈ రెండే చేస్తారు వాళ్ళు.